ప్రతి ఒక్కరికి కూడాను, ఉదయం అనేది ఎంతో ఉల్లాసంగా, మొదలు బెడదాం అని చెప్పేసి అననుకుంటా ఉంటారు. అలాంటి ఉదయం అనేది, మీరు ఎలా మొదలు బెడతారు? అసలు పొద్దు, పొద్దున్న లెగవంగాల్నే, మీరు చేసే పనులేంటి? అసలు మీ చిన్న, చిన్న అలవాట్లనేవి ఎలా ఉంటాయి? పొద్దు, పొద్దునే లెగవంగాల్నే?
హ్మ్. హ్మ్. నేను మామూలుగా డిసిప్లెనుగుండాలని, ప్లాన్ జేసుకున్నప్పుడు ఒకలాగా ఉంటది. అలా ఏం ప్లాన్ జేసుకోనప్పుడు, ఇంకోలాగా ఉంటదన్నమాట. రెండు డిఫరెంట్ డిఫరెంటు.
డిసిప్లెయినంటేలాగా? మీ ఇంట్లో ఏవన్నా చెప్తారా నాన్నగారిలాగా?
ఇంట్లో ఏం జెప్పరు. నాకి నే, నాకి, <giggles> నాకే బాగా లేజీనెస్సుగా అంటే, లేజీగా ఉండి, ఉండి, ఉండి అది గూడా, బోర్ కొట్టేసి, నాకే అనిపిస్తుందనమాట. ఇలా కాదు ఆహ్, మార్నింగ్ ఎర్లీగా లేవాలి. వర్కౌట్స్ చేయాలి. ఇలా, ఇలా అనిపిచ్చినప్పుడు, నా షెడ్యూల్ మారుతదనమాట. ఇంకా లేజీగా ఉన్నప్పుడు ఘోరంగుంటది.
అంటే ఇక్కడ నాకు, నాకు ఒక చిన్న సందేహం అండి. ఇప్పుడు
యెస్. అడగండి.
లేజీ అని చెప్పేసి అనన్నారు గదా! లేజీగా ఉండి, ఉండి కూడా బోరు గొట్టేసిందా మీకు?
అవును. కొట్టిందబ్బా!
ఎలాగా?
ఆహ్, ఎలా అంటే ఇప్పుడు, పాటలు విని, విని, విని, విని ఒరోజు బోర్ కొడతాయి కదా! మరి కొత్త పాటకో, పాత కోట పాటకో వెళ్తా వెళ్ళిపోతాం కదా! సో, ఇది అంతే.
ఖచ్చితంగాను.
హ్మ్. సో అలా వెళ్ళాను.
ఇక్కడ అలాగా అనిపించిందా నీకు కూడాను?
హ్మ్. అవును.
హుహు. బావుంది చక్కగా మరి. అయితే పొద్దు పొద్దున్న లెగవంగాల్నే ఇప్పుడు యోగ ఇవన్నీ కూడా చెప్పావు గదా!
యస్. హ్మ్. అవును.
హ్మ్. లెగవంగాల్నే అంత యాక్టివ్‍నెస్ రాదు గదా! మరి లెగవంగాల్నే ఎలా ఉంటది నీకు యాక్టివ్‍నెసు?
లేదు. నేను అదే కదా! చెప్తున్నాను. జనరల్‍గా లేజినెస్‍గానే ఉంటా ఎప్పుడు. అలా లేజినెస్‍గా ఉండి ఏదో ఒకరోజు బాగా డిసైడ్ అయితనమాట. ఇలా కాదు కొంచెం డిసిప్లేన్‍గా ఉందామని అనుకున్నప్పుడు ముందుగానే అన్నీ రాసుకుంటా అనమాట రాసుకోవడమంటే అనుకుంటా. ఏ టైంకి లేవాలి? ఏం చేయాలి ఆ టైంలో? ఏం తినాలి? నెక్స్ట్ ఏం వర్క్ చేయాలి?
అవును. ఈ టైమ్ టేబుల్ అనేది రాసేసుకొని పెట్టుకుంటావు. అయితే ఇప్పుడు నువ్వు ఉదయాన్నే లేచావు అబ్బా! లెగవంకాల్నే మంచం మీద నుంచి దిగడానికి కూడా బద్ధకమేస్తది. అలాంటి టైంలో బద్ధకం ది పోటానికి నువ్వేం జేస్తావు?
హ్మ్. ఓకే. హ్మ్. అదే నేను నిజంగా ఫిక్స్ అయ్యాను అని చెప్పాను జూడండి లైక్ డిసిప్లేన్‍గా ఉండాలని అదే హిట్ జేస్తాదనమాట. లేదు నువ్వు నిన్న డిసైడ్ అయ్యావు కదా! లేయ్యి అన్నట్టు నా ఆత్మ నాకే చెప్తదనమాట. మా అంటే నేను ఇప్పుడు నార్మల్ టోన్‍లో జెప్తున్నా గాబట్టి
కళ్ళన్నీ మంటలు పడుతున్నాయి. మనసనేది పడుకోమంటుంది. బ్రైననేది లెగవమంటుంది.
హ్మ్. అవును. అలా ఉన్నప్పుడు ఏంటంటే
ఆ! ఏ మాటటింటారు మీరు?
నేను నిన్న డిసైడ్ నిన్న నైట్ దేనికైతే డిసైడ్ అయ్యానో ఆ మాట వింటా అనమాట. అవును.
ఆ మాటే వింటారు ఇక్కడ చాలా బావుంది మొత్తం అంతా కూడాను. అయితే ఇప్పుడు పొద్దున్నే లేచారు <smacks lips> లెగవంగాల్నే ఆ రొటీన్ అనేది ఎలా ఉంది ఇప్పుడు? బాత్రూమ్‍లో బ్రష్ చేస్తారా? లేకపోతే ఎలాగా ఉంటది అసలకి?
హ్మ్. లేస్తా. <chuckles> ఎవరైనా అదే కదా! చేస్తారు.
అహా! లేదండి. కొంతమంది లెగవంగాల్నే ఫ ఫస్ట్ బాత్రూమ్‌లోకెళ్లి బ్రష్ చేసిన తర్వాత టీ, కాఫీలు గానీ, అవన్నీ తాగేసిన తర్వాతే గదా! ఇయన్ని మొదలుబెట్టేది పనులన్నీ కూడాను.
హ్మ్. నేను లేస్తా. నాకి హాట్ వాటర్ తాగే అలవాటుందనమాట. హాట్ వాటర్ తాగకపోయినా నార్మల్‌గా అయినా వాటర్ తాగుతా ఫస్ట్ ఫస్ట్. అంటే ఫస్ట్ లేసి, నా బ్లాంకెట్స్ ఇవన్నీ క్లోజ్ చేసి ఒక దగ్గర పెట్టే ప్లేస్ ఉంటది గదా! అక్కడ పెడతా అనమాట. దాని తర్వాత వాటర్ తాగుతా. <sniffs> దాని తర్వాత, <sniffs> అలా అలా వాక్ చేస్తాను. దాని తర్వాత బ్రష్ వేస్తాను. ఇంట్లో ఏదన్నా పని ఉంటే లైక్ స్వీపింగ్ అలాంటివి ఏమన్నా ఉంటే చేస్తాను. ఒకవేళ అది లేకపోతే ఏం లేదనమాట. ఇంక బ్రష్ చేసొచ్చాక ఏంటంటే, హెల్తీగా డ్రింక్ అనేది తాగుతా అనమాట. ఎలా అంటే లైక్
ఫస్ట్ ఫస్ట్ వాటర్ తాగుతారు. హెల్తీగా డ్రింక్ అంటే ఏంటిక్కడ? <giggles> హార్లిక్సు, బూస్టా?
అరే! అదే చెప్తాను. ఆగండి. శాంతించండి. <chuckles> చెప్తాను. ఎలా అంటే
<laughs>
ఒకటి అంటే డ్రింక్స్ అనేవి ఒక్కో రోజు ఒక్కో రకంగా మారుతదన్నమాట. ఒకరోజు ఓపిక నా ఓపికని బట్టిచ్చి, నా మూడ్‌ని బట్టిచ్చి. ఎగ్జాంపుల్‌గా ఆహ్, నేను కొన్ని సీడ్సనేవి నైటే సోక్ చేసుకొని పెట్టుకుంటా అన్నమాట. వాటిలో లెమన్ స్క్వీజ్ చేసుకొని అయి నాకి లో హెచ్‌బి ఉందనమాట. <sniffs> సో అది ఇంప్రూవ్ అవ్వడం కోసం అనేది నేను కొన్ని సీడ్స్ వాడతాల్
అంటే? ఎలాగా? ఏమేంటియయ్యి సీడ్స్ అంటే? అంటే లో హెచ్‌బి వాట్? ఆహ్, అర్థం కాలేదు.
హిమోగ్లోబిన్ లో ఉంటుంది నాకు.
అవునా! హిమోగ్లోబిన్‌ మీకు లో ఉంటది. ఓకే. అయ్యయ్యో!
హ్మ్. సో, అది ఇంప్రూవ్ అవ్వడం
ఆ! ఇప్పుడు ఆ సీడ్స్ ఏవేం సీడ్స్ అవీ?
హలీమ్ సీడ్స్ అని.
హలీమా?
అవును. ఆలివ్ సీడ్స్ అంటారు, గార్డెన్ క్రెస్ సీడ్స్ అంటారు.
ఆలీవ్, ఆలీవా?
ఆ!
ఓకే. అలివ్ అని అన్నారు గదా! అర్థం గాలేదు నాకు. ఆలీవ్ సీడ్సు, ఓకే.
ఎమున్న నాకి తెలిసింది హలీం సీడ్స్ అనే. సో, మీరు అడిగారు కాబట్టి ఇంకో పేర్లు గుర్తు తెచ్చుకొని జెప్పా. హ్మ్. సో, అవి నైటే నేను సోక్ చేసి పెడతా అన్నమాట. మార్నింగ్ ఏం జేస్తా అంటే దాంట్లోకె నిమ్మకాయ అనేది పిండేస్తాను. నిమ్మకాయ ఎందుకు అంటే అందులో ఐరన్ కంటెంట్ ఉండుద్ది కాబట్టి వైటమిన్ సి వేసి 2 తీస్కుంటే బాడీ అనేది ఐరన్‌ని బాగా అబ్జార్బ్ చేసుకుని కుంటుందన్నమాట.
ఆహాహాహా! ఓకేనండి. ఆ! చెప్పండి. ఎవరు చెప్పారిది మీకు?
నేనే రీసర్చ్ చేయడం వల్ల తెలుసుకున్నా.
అవునా? నేనింకా ఏదైనా న్యూట్రిషనిస్ట్ చెప్పింది ఫాలో అవుత్నారేమో అని చెప్పేసి అనుకున్నానిక్కడ.
అవును. న్యూట్రిషనిస్ట్ గూడా తెలుసు, కానీ, ఆ నేను వాళ్ళకి ప్రతి ఒక్కరికి నేనిది చెప్తూనే ఉంటాన్నమాట. ఎవరు పరిచయమవ్వడమే ఆలస్యం అన్నమాట. నాకిల ఉంది ఏమన్నా తెలిస్తే చెప్పు అన్నట్టు అంటాన్నమాట. హ్మ్.
హ్మ్. అదే కదా! మరిక్కడ అది తింటారు, పొ పొద్దు పొద్దునే తాగుతారు.
హ్మ్. దాని తర్వాత ఇంక ఆ! అది ఒకసా ఒకరోజు అదె అనుకో, మళ్ళీ నెక్స్ట్ డే ఏంటంటే ప్రోటీన్ షేక్ అన్నమాట. లైక్ నట్స్ అన్నీ ఉంటాయి గదా! నైటే సోక్ చేసి పెడతాన్నమాట లైకు బాదాము, వాల్నట్సు, వాటర్‌మెలోన్ సీడ్సు, పంప్కిన్ సీడ్సు, ఇలా చాలా ఉంటాయి గదా!
ఆ! అవునండి. చాలా ఉంటాయి సిడ్స్ అనేయి. <chuckles>
సో, అవన్నీ హ్మ్. సో, అవన్నీ సోక్ చేస్తాను.
ఆ! అవన్నీ కూడాను నట్ చేసి అయన్ని కూడాను ఎలాగా పాలు వేసి చేస్తారా? లేకపోతే అయన్ని కూడాను డైరెక్ట్‌గా క్రష్ చేసేస్తారా? నీళ్ళు బోసుకుంటారా?
అదే ఆ నిల్ ఆ నీలన్నీ ఓంపేసి మిక్సీ జార్‌కి ఆ నట్స్ వేస్తాను. ఒక ఫుల్ గ్లాస్ మిల్క్ అనేది దాంట్లోకి వేస్తా. బనానా ఉందనుకోండి ఇంట్లో బనానా వేస్తా. కొన్ని కొన్ని సార్ల ఉండకుండా ఉంట
బనానా ఏయటం వల్ల ఉపయోగమేంటి అసలకి?
పొటాషియం ఉంటది గదా! ఏదో బలం ఒస్తదని. ఆ?
బుగ్గలోస్తియా? బుగ్గలోస్తియా?
బుగ్గలకి బనానికి సంబంధం ఏంటి అలా ఏం లేదు.
అంటే మా అమ్మమ్మ చెప్పింది అన్నమాట చిన్నప్పుడు. బనానా తింటే బుగ్గలొస్తాయి అని జెప్పేసి పొద్దు పొద్దున్నే.
హుహు. అంత లేదు. అట్లయితే నేను రోజు మధ్యాహ్నం తింటా నైట్ తింటా బుగ్గలు ఉన్నాయనుకోండి. కానీ దానికి దానికి సంబంధం లేదు. <giggles>
అవునా? బుగ్గలు <chuckles> అవునా! ఓకే. ఓకే. హ్మ్.
హ్మ్. సో, అలా తాగుతా. అండ్ ఇంకోసారి ఏంటంటే వార్మ్ వాటర్ పెట్టుకొని ఫ్లాగ్ సీడ్స్ ఉంటది కదా! అది పౌడర్ చేస్తా అన్నమాట రోస్ట్ చేసి. అది మిక్స్ జేసుకొని తాగుతా. ఇట్లా ఒక్కో రోజు ఒక్కో హెల్తీ డ్రింక్ అనేది తాగుతా.
ఎందుకు? ఎందుకు? ఎందుకు? ఈ సీడ్స్ అన్ని కూడా ఇంత హిమోగ్లోబిన్ తగ్గితే ఇయన్నీ కూడా తాగాలా మొత్తం అంతా కూడాను తాగితే పెరుగుతద?
హిమోగ్లోబిన్ అని కాదు. పెరిగింది కదా! నాకు. ఎంత 6 ఉండేది 11 ఒచ్చిందంటే ఆ సీడ్స్ వల్లనే.
ఈ సీడ్స్ వల్లేనా. ఓకే. బావుంది చక్కగా. ఇంకా, అంటే ఇప్పుడు లెగవంగాల్నే మరీ టీ, కాఫీలు గాని, అలాంటియేవలవాట్లు లెవ్వా నీకు?
అవును. హ్మ్. సో, దాని తరువాత నాకు యాక్చువల్‌గా టీ అంటే చాలా ఇష్టం. ఇలా డిసి‌ప్లెయిన్ లేకుండా లేజీగుంటాను అని చెప్పాను చూడండి. అలాంటప్పుడు ల్ ఎయిట్‌కలా లేస్తాను. బ్రెష్ చేస్తాను. టీయ్యే తాగుతా ఫస్ట్.
అవును. ఫస్ట్ ఫస్ట్ లెగవగాల్నే టీయే తాగుతారు.
లెగవంగానే గాదు. నాకి లేచాక బ్రెష్ చేయాలన్నా కూడా బద్ధకమనమాట.
అంటే బె‌డ్‌ టీ తాగేస్తారనమాటిక్కడ.
నో! నో! బద్ధకం కాబట్టి ఏం జేస్తా.
నో! నో! నో! తాగరా? <chuckles>
<chuckles> ఆ! బెడ్ టీ అంత హాబిటెం లేదు కాని, <giggles> లేస్తాను కదా! బ్రెష్ చేయడానికి కూడా లేజీనెసొచ్చినప్పుడు ఏం జేస్తానంటే. ఆ బ్రెషనేది తీసుకుంటాను. కాని, అలా పేస్ట్ బా ఆహ్, బ్రెష్ తీసుకొని లోపలికి, బాత్రూమ్‌లోకి వెళ్ళాలంటే మాత్రం లేజీనెసోస్తదనమాట. సో ఏం జేస్తాంటే హాలులోకెళ్ళిపోయి, సోఫాలో కూర్చుంటానమాట. ఆ బ్రెషనేది గంట సేపయినా సరే, అలాగే పట్టుకొని ఉంటా గాని, బ్రెష్ మాత్రమేయను. నో! అసలు ఇంకా ఏం పెట్టను దానికి అసలు. జస్ట్ చేతిలో బట్టుకుంటా. అవి 2 బాత్రూమ్‌లోకి తీసుకెళ్లాలి అన్నట్టు. కాని, అలాగే కూర్చుంటాన్నమాట. లేజీనెస్ వల్ల ఒక గంట సేపయినా వేస్టయితది. మళ్ళీ ఇంకా, తప్పదు అన్నట్టు మళ్ళీ లేచి బ్రెష్ చేసి, దాని తర్వాత ఇంకా టీ తాగుతా.
నోట్లోనే పెట్టేసుకొనుంటారా? లేకపోతే ఆ ఇంకా, బ్రెష్‌ని. ఓకే. హుహుహు. వేస్టయితది. కదా! ఇప్పుడు, ఈ గంట సేపు వేస్టేజ్ కాని, లేజినెస్ కాని, ఏదైతే ఉందో? అంటే ఆ బద్ధకం ఏదైతే ఉందో? ఈటన్నిటిని వదిలేసి, మీరు నట్స్ డైట్ గాని, హిమోగ్లోబిన్‌ని పెంచుకోవడానికి కాని, అంటే ఆ టీ, అనేదొదిలిపెట్టడానికి గాని, ఈటన్నిటి కూడాను, ఒక బలమైన కారణం అంటే ఒక ఇన్‌స్పిరేషన్ కాని, అలాంటిదేమైనా ఉందా మీకు?
హ్మ్. హ్మ్. హ్మ్. ఉంది. నా హెల్తే నా హెల్త్ అంతా ఖరాబైనప్పుడే కదా! ఇలా డిసిప్లిననేది పెట్టుకునింది.
ఎలా తెలిసింది మీకు, హెల్త్ కరాబయిందని జెప్పేసని?
లేజీగా ఉన్నాను. లేటుగలేస్తున్నాను, టీ తాగుతున్నాను.
లేజీగా ఉన్నారు, లేట్‌గా లేస్తన్నారు. రైమింగ్ బావుంది. రాసుకోవాలి ఇక్కడ.
<chuckles> రాసుకో. అండ్ ఇంకోటి ఏంటి అంటే, నేను మీల్సనేవి కొంచెం బాగా స్కిప్ చేస్తాన్నమాట. స్కిప్ చేయడానికి కారణం ఏంటి అంటే
హ్మ్. అంటే బా ఆహ్, ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్టనేది తీసుకోరనమాట మీరు. పొద్దు పొద్దున్నే?
బ్రేక్ ఫస్టయితె స్కిప్ చేయను. లంచ్, లంచ్ స్కిప్ చేస్తా.
ఎందుకని ఏ బ్రేక్ఫాస్టు, లంచ్ టైమ్‌లో తింటారా మీరు?
అలా ఏం లేదు. టిఫిన్ టైములో, టిఫిన్ తింటా. నాకేందుకు రైస్ తినబుద్ధి కాదనమాట. లైక్ అదే ప్లేస్‌లో, చపాతీ ఏదైనా కూరగాయ పెడితే, హ్యాపీగా తినేస్తానమాట. కొంచెం నంక్ నాకి రుచులు కావాలి.
చపాతి కావాలి ప్రతిరోజు కూడాను. మరి మీరు వంట చేసుకుంటారా?
వెద్దరొస్తా. నాకొచ్చు వంటలు. కాకపోతే చేయడానికె
అవునా? చపాతి ఎవరు జేస్తారు? అన్నం ఎవరు జేస్తారు?
ఎప్పుడు, ఇంట్లోనా? ఇంట్లో ఇప్పుడు అమ్మ జేస్తది వంట. అమ్మ లేదు, ఎక్కడికైనా ఊరుకెళ్తే మాత్రం, వంట డ్యూటీ నాకే, నేనే చేస్తా. హ్మ్.
ఆ! ఇంట్లోనే. హుహు. అంటే ఇప్పుడు, చిన్నప్పటి నుంచి ఇప్పుడు పెద్దయిన తర్వాత ఇప్పుడు, ఈ బద్ధకం అనేది చిన్నప్పుడు స్కూలూకి ఎలాగో ఎళ్తావు కదా!
అవును.
ఆ! అప్పుడు నిద్ర లేచిందానివి తర్వాత, తర్వాతగా ఎందుకు ఇంత బద్ధకమయిపోయింది నీకు తర్వాత? పెరిగిన తరవాత?
ఇప్పుడూ టే చిన్నప్పట్నుంచి బాగా చదువుకొనుంటాం ఇంటర్ వరకు. డిగ్రీ అనేది ఎక్కడో వేరే కాలేజీలో సీటొచ్చిందని అక్కడికెళ్ళిపోతాం. అక్కడ సడెన్‌గా ఏం లేదన్నా సబ్జెక్ట్స్ బా జదివిన, ఈ ఫౌండేషనల్ కోర్సు లాంగ్వేజెస్‌లో కొంచెం తక్కువొస్తది‌ గదా! దానికి కారణం అంటే ఏం జెప్తాం. ఆ కాలేజీ వాతావరణం బట్టిచ్చి, వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టిచ్చి మారుతుంది కదా! సో, అలా. కొన్ని, కొన్ని హ్మ్.
ఖచ్చితంగాను. మరింకా ఏంటి, ఏం జేసావు నువ్వప్పుడు? అంటే అప్పుడు కూడాను కాలేజీకి కూడాను లేట్‌గెళ్ళటాలు, బంకలు కొట్టడాలు అయన్నీ జేసేదానివా?
అ‌య్యో‌య్య‌! అలా ఏం లేదు. నేను చాలా మంచి స్టూడెంట్‌ని. మంచిగా ఉన్న ప్రతి దాంట్లో. ఇంటికొచ్చాక ఈ లేజినెస్ అంటే స్టార్టింగ్‌లో ఏం లేదు. <sniffs> చాలా, చాలా సంవత్సరాల తర్వాతొచ్చిందనమాట ఈ లేజినెస్సు. బట్ ఇగొ ఇక్కడ తెలుసా మెచ్చుకోదగిన విషయమేంటంటే, ఇంత లేజీనెసున్నా కూడా, నేను చేసే పనిలో ఏదన్నా పని ఉందనుకోండి లైక్, నేను నా ఆఫీస్‌కి వెళ్ళాలి, లేకపోతే ఏదన్నా వర్కుంటది ఆఫీస్‌కి సంబంధించింది. సో, అప్పటిది మాత్రం కరెక్ట్ ఆ టైం మాత్రం చేస్తా అనమాట. వర్క్ విషయంలో డెడికేషననేది బావుంటది నాకి. ఎట్టి పరిస్థితిలో నాకి నిద్ర వచ్చినా నాకి
హుహు. ఏంటిది? హుహు. ఖచ్చితంగా ఉంటది. ఖచ్చితంగా ఉంటది. వర్క్ బీయా వర్క్ విషయంలో మాత్రం మీకనేది ఖచ్చితంగా ఉంటదిక్కడ. అయితే ఇక్కడ కొత్త అలవాట్లనేయి కొన్ని, కొన్నొస్తా ఉంటయ్యి. కాలేజీ నుంచి కానీ, తర్వాత ఇప్పుడు వర్క్ పరంగా గాని చూసుకుంటే, ఆ కొత్తలవాట్లేంటి పొద్దు పొద్దున్నే మీరు చూసినా‌టి‌ల్లో?
హ్మ్. అవును. అవును. నాకీ ఇ ఈ చదివే టైం‌లో ఇదంతా అయిపోయే ఆహ్, టైంలో అంతా ఏముందంటే, నేను మూవీస్ ఎక్కువ చూడలేదన్నమాట. సో, మూవీస్ చూడాలి అన్న హాబిటొచ్చేసింది. రోజుకి ఏం లేదన్న 4 జూస్తా. హ్మ్. అవును. ఇప్పుడు సండే ఒచ్చిందనుకో అబ్బా! పొద్దు పొద్దున ఏం కాదు. టిఫిన్ టైమ్‌కి ఒకటి పెడతా, లంచ్ టైమ్‌కి ఒకటి పెడతా, ఈవెనింగ్ ఒకటి పెడతా, నైటొకటి పెడతా. ఇది ఎప్పుడు సండే గదా! సండే <chuckles> ఏం పనులుండవు గాబట్టి, ఆ టైంలో పెడతా. ఇంకా రిమైనింగ్ టైమ్‌లో హ్మ్. ఇంకా రిమైనింగ్ టైమ్‌లో నిజంగా మంచిగా ఏమన్నా ఉన్నాయి, నాకే వర్క్ లేదన్నప్పుడు ఏదో ఒకటో, రెండో లేకపోతే సీరిసెస్ చూస్తా.
ఆహా! ఓకే. మూవీస్ ఎక్కువ చూడటం అనేది అలవాటయిపోయింది. పొద్దు పొద్దునే జూసావాళ్ళా మూవీసు? ఆహా! ఆ టైంలో పెట్టుకొని చూస్తారు మరి. హ్మ్. ఇప్పుడు మీరిందాకడ మీరిందాకడ రిసర్చ్ చేశాను అని చెప్పేసి అన్నారు గదా! హిమోగ్లోబిన్ను పెరగడానికి, పొద్దు పొద్దున్నే ఈ సీడ్స్ అంటే ఈ నట్స్ కానీ ఇట్లాంటియన్ని ఎయ్యయితే ఉన్నాయో అయన్నీ తింటే పెరుగుతది అని చెప్పేసని.
హ్మ్. అవును. అవునవును. హ్మ్. హ్మ్.
ఇయన్ని కూడాను ఎలాగా ఈ డేలో ఇది మాత్ర ఇది తినాలి ఆ డేలో అది తినాలి అని చెప్పేసని ఎలా ప్రణాళికనేది ఏసుకున్నారు మీరు?
అవును. ఇప్పుడు అన్నిటిని ఒకే రోజు తినలేమన్నమాట. ఇప్పుడు బాడీకి ప్రోటీన్ కావాలి, ఫైబర్ కావాలి. సో, అన్నీ ఎక్సెస్‌లో తీసుకోకూడదు, అలా అని తక్కువ తీసుకోకూడదు, మితంగా తీసుకోవాలి. లైక్ నా వ వెయిటు, నా హైటు ఇవన్నీ తీసుకుంటే క్యాలరీస్ ఎన్ని తీసుకోవాలనేది తెలుస్తదనమాట. సో, దాన్ని బట్టిచ్చి నేను ఇన్‌టేక్ అనేది తీసుకుంటా.
ఖచ్చితంగాను. అంతేగా మరి! హుహు.
హ్మ్.
బావుంది చక్కగా. మరి అలవాట్లు అంటే అది కూడాను కొత్త అలవాటే కదా! ఎంత లేదనుకున్నా గాని.
అవును.
హ్మ్. దాన్ని మీ బాడీ అలవరుచుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది?
నేను ప్రతీదీ గమనిస్తా అనమాట ఇప్పుడు ఏదైనా కొత్తగా స్టార్ట్ చేశా అనుకోండి. అది తీసుకున్నాక నా ఎనర్జీ లెవెల్స్ ఏంటి? నా మూడ్ ఎలా మారిపోతుంది? నాకేమైనా కోపం ఒస్తుందా? నేను నోట్ చేసుకుంటా అదే పనిగా ఎందుకంటే నాకు తెలియాలి కదా! నేను తింటున్న ఫుడ్డు నాకు ఏ విధంగా ఎనర్జీస్తుందనేది తెలియాలి. సో దాన్ని బట్టి నేను దాన్ని కంటిన్యూ చేయడమా లేక కట్ చేయడమా అనేది చేస్తానమాట.
అయన్నీ ఎలా తెలుస్తది నీకు? ఖచ్చితంగా! ఇలాంటియన్నీ కూడా నోట్ చేసుకుంటా ఉంటావు.
హ్మ్. అంటే నేను టూ టూ ప్లాన్లు ఏస్తా. 1 ఏమంటే ప్లానింగనమాట. ఏ టైంకి లేయాలి? ఏం జేయాలి? అనేది 1 అండ్ ఇంకోటి జర్నల్ రాస్తా లైకు మార్నింగ్ లేచినప్పడునుంచి నా మూడ్ ఎలా ఉంది? లేచినప్పుడు హ్యాపీ మూడ్‍లో ఉన్నానా? అండ్ లేచాక ఏమేం చేశాను? మళ్ళీ ఏమైనా మధ్యలో కోపమొచ్చిందా? పని చేశానా? పని ఏ మూడ్‍లో చేశాను? ఒక సీడ్స్ తిన్నాను. తిన్నాక ఎనర్జీ లెవెల్స్ ఏమన్నా పెరిగాయా? లేకపోతే ఇబ్బందిగా ఏమన్నా ఫీల్ అయ్యానా? ఇవన్నీ నోట్ చేసుకుంటానమాట.
ఫోనులో పెట్టుకుంటావా? హుహు. అంతే గదా! మొత్తం అంతా గూడానా సీడ్స్ తిన్న తర్వాత ఇంకా బ్రేక్‍ఫాస్ట్ కన్నా అలాంటివి ఏమైనా జేస్తావా?
హ్మ్. అయ్యో! తింటాను. ఎందుకు తినను. కాకపోతే టైం. ఇంట్లో ఏం చేస్తే అదే తింటా. లైక్ ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడానికి ఇష్టపడతా. నాకు పూరీ ఎందుకో ఇంట్లో చేస్తే నచ్చదు. ఇడ్లీ బయట తి బయటది అస్సలు నచ్చదు. సో, నాకు ఈ ఫుడ్‍లో చాలా టేస్టులు ఉన్నాయి అనమాట. ఆల్ ఐటెమ్స్ అన్నీ తింటాను. పెరుగు నచ్చదు.
ఏం తింటావు? ఇడ్లీ, దోశ, పూరి. ఆల్ ఐటెమ్స్ అనంటే, అంటే ఎలాంటియి? అంటే ఇప్పుడు పూరి, దోశ ఇట్లాగా.
పాలకి సంబంధించినవి అన్నీ తింటా లైక్ పాలు తాగుతాను. ఆహ్, పాలతో చేసే ఏదైనా పాయసం ఇవన్నీ తింటా. కానీ కాపోతే పెరుగు నచ్చదు అనమాట. అండ్ సేమియా పాయసం ఇష్టం. సేమియా ఉప్మా నచ్చదు. రాగి ముద్ద నచ్చదు, రాగి జావ తాగుతాను. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి టేస్టులునాయి.
అబ్బా! వామ్మో! మాములుగా లేదు ఇక్కడ.
అండ్ ఇంకోటి నాకు టేస్ట్ కూడా కావాలి. టేస్ట్ మెయిన్. అన్నట్టు. టేస్ట్ లేకపోతే నాకు తినబుద్ధి కాదు.
అంతేలెండి. ఎవరికన్నా గాని అంతే గదా! ఇక్కడ. మరి నువ్వు ఇందాక వంటలు చేస్తానని చెప్పావు గదా!
అవును. నేను చాలా బా చేస్తాను తెలుసా.
ఆ! నువ్వు చేసే మంచి వంట ఏంటి బాగా?
ఆహ్, నేనెక్కువ వంకాయ ఫ్రై చేస్తా అనమాట. అది బాగా ఒస్తది. అండ్ ఇంకోటి అటుకులతో ఒక ప్రసాదం చేశాననమాట. ఇన్‌స్టా రీల్ చూసి, అది బాగా వర్కౌట్ అయింది. కాదు. పోహ వేరు. ఆహ్, అటుకులతో చేసే ప్రసాదం వేరు. స్వీటు నేను జేసేది నాకు స్వీట్స్ అంటే ఇష్టం.
ఏది పోహనా? స్వీట్స్ అంటే ఇష్టమా నీకు? ఓకే. ఓకే. బావుంది. ఆ!
యెస్. అన్న హ్మ్. ఇంక పన్నీర్ ఐటమ్స్ ఎక్కువ జేస్తాం.
మరెప్పుడన్నా గాని పొద్దున్నే లేసి దేవుడికి పూజ చేయటాలు అలాంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటయ్యా నీకు?
అబ్బే అవన్నీ ఏమి లేవు. ఒకప్పుడు బాగా నమ్మేదాన్ని దేవుడిని, ఒకానొక టైంలో ఆ నమ్మకం గిమ్మకం అంతా పోయిందన్నమాట. సో, కనీసం దండం గూడా పెట్టను.
అంత సేటెందుకు పోయింది నమ్మకమనేది నీకు?
ఎలాంటే చుట్టూ ఉన్న పరిస్థితులవన్నీ చూసి పోయిందన్నమాట. రకరకాలుగా క్వెషన్‌లు నాలోనే నాకు కలిగి అలా.
అబ్బా! అలా కూడా అనిపిస్తదా?
అవును. అవును. ఎందుకనిపించదు? ఇది నిజం చెప్తున్నా గదా! అండ్ ఇంకోటేంటంటే ఇంట్లో దండం కూడా పెట్టనని చెప్పాను కదా! అది నిజం కానీ అమ్మ వాళ్ళు ఊరుకుండరు కదా. ఏదో ఒక రోజు అంటారు ఇంత ఏజొచ్చింది పూజెయవు అది ఇది అని. సో, మా అమ్మలా ఎప్పుడైతే అంటే కేవలం ఆమె అలా అనడం స్టాప్ చేయించడం కోసం.
హుహు. బలవంతం చేయటం వల్ల, ఆ బలవంతం చేయటం వల్ల మీరు దండమనేది పెడతా ఉంటారు దేవుడికి.
బలవంతం గాదు. ఆమె మాటలంటదనమాట లైక్ అరుస్తది. అది చెయ్యవా? ఇది చెయ్యవా? అమ్మాయి కదా ఇది. నాకేమనిపిస్తదంటే అన్ని మాటలనిపిచ్చుకోవడం కంటే ఏదో ఊకె ఆహ్, ఆమె చెప్పింది చేస్తే ఒ పనయిపోద్ది గదా. ఇంక అందు కదా అల. చేస్తా అది చేస్తా అండ్ ఇంకోటి ఇక్కడ దేవుణ్ణి నమ్మను కానీ గుళ్ళకి వెళ్తా. గుళ్ళకెందుకు వెళ్తా అంటే నాకు ప్రసాదం ఇష్టం <sniffs> అండ్ అక్కడ భోజనాలు కూడా పెడతారు కదా అది కూడా తింటాను.
అన్నట్టుగా అనుకుంటున్నారనమాట ఇక్కడ. వామ్మో! అది గూడా ఇష్టం మరి.
హ్మ్. యెస్.
హ్మ్. మీకిక్కడ ఈ ఉదయం లేచే అలవాట్లు కానీ, మీరు అలవరచుకున్న కానీ, అంటే ఇక్కడ ఆ బద్ధకాన్ని పోగొట్టుకోవడానికి మీ మైండ్ చెప్పిన మాట విని ఏదైతే మీరు ముందడుగు వేసారో అవన్నీ కూడాను చాలా చక్కగా అనిపించినియ్యి. అంటే దీని వలన ఇలా చేయటం వల్ల మీ ఆరోగ్యం ఏదైతే బాగా బాగుపడిందో అవన్నీ కూడాను చాలా బావున్నయన్నమాట. మీతో మాట్లాడ్డం చాలా సంతోషమనిపిచ్చింది. ధన్యవాదాలు.
హ్మ్. హ్మ్. ధన్యవాదాలు.